చాటింగ్‌లో కలవలేదు. తరువాత అయ్యారు. ఎందుకంటే వాళ్ళు 20 డేస్ మాట్లాడలే నాతోని. వాళ్ళు వాళ్ళే మాట్లాడుతున్నారు, తింటున్నారు, పోతున్నారు. తరువాత ఒకసారి వ ఆ అమ్మాయే మాట్లాడింది నాతోని. నేనొక్కసారి ఓపెన్ అప్ అయ్యాక, అరే! ఇన్ని రోజులు వేస్ట్ చేసినమా, అనుకున్నారు. ఎందుకంటే నా మొహమే అలా, ఈమేదో కోపిష్టిది, యాటిట్యూడుంది అనుకున్నారంట వాళ్ళు. నా ఫేస్ చూసి. ఒక్కసారి ఓపెన్ ఏ అప్, ఓపెన్ అప్ అయ్యాక ఫుల్ ఫ్రెండ్లీ అన్నమాట. ఇంకా ఫుల్ తిరగడం కలిసి, అసలు ఇంకొక ఒకరి ఊరికి ఒకరెళ్తే, ఇంకొకరు మిస్ అయ్యేంత అన్నమాట. అంతా క్లోజ్ అయిపోయాం.
హ్మ్. ఓకే. ఓకే. <chuckles> ఓకే. ఓకే. హ్మ్. అదేలెండి. హ్మ్. అంత క్లోజయిపోయారు. ఓకే. హ్మ్.
యాహ్! ఆ తర్వాత మాకు కొంచెం కుకింగ్‌లో, అక్కడ ఫుడ్డు, ఆహ్, అన్నంలో సోడా ఏస్తరండి. కొన్ని సార్లు. ఎక్కువ తినొద్దనో, మరి ఏమో, మనకి హెల్త్ పాడవుతుంటది కదా! డిసైడయ్యామనమాట, మేమే <smacks lips> ముగ్గురం కలిసి ఆహ్, అంటే మాకు ప్రైవసీ కూడా ఉంటది కదా. ఒక ఫ్లాట్ తీసుకుంటే, ఎవరి రూమ్ వాళ్లకుంటది. ఒకటే రూమ్‌లో అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మా జాబ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. కొంచెం ఆహ్, వీ కెన్ అఫోర్డ్ అనమాట అప్పుడు. ఇంకా మేమొక త్రీ బీహెచ్‌కే ఫ్లాట్ తీసుకున్నాము. అప్పుడు తీసుకున్నప్పుడు కూడా భయం లేదండి. ఆ! ముగ్గురికి 3 రూములు. ఎందుకంటే ఆహ్, నైటు ఏదన్నా అయినా కూడా, పక్క రూమ్‌లో వాళ్ళున్నరు <chuckles> కదా!
హ్మ్. ఓకే, ఓకే. అవునవును. అవును. అవును. అవును. ఓకే. ఓకే. అదేలెండి, అదేలెండి. హ్మ్. ముగ్గురికి 3 రూమ్సా? ఓకే. అవునవును, అవును. హ్మ్.
<chuckles> కాబట్టి ఆ ఫీలింగుంటది, ఉన్నారులే ఇంట్లో ఎవరో ఒకరు. ఫోను చేసినా, లేకపోతే గట్టిగా అరిచినా ఆహ్, వాళ్ళ పేరు, బయటికొచ్చేస్తారు హాల్‌లోకి. కాబట్టి అ అది కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. హా కొంచెం భయమేసింది స్టార్టింగ్‌లో. ఎందుకంటే, రూమ్‌లో కూడా ఎవరు లేరు కదా! ఆహ్, ఏంటంటే కొంచెం మేం ఇలాగే
అదేలెండి, అదేలెండి. ఆ! అదేలే ఫస్ట్ టైమ్ మీకు కొంచెం ఒక రూమ్‌లో కూడా ఒక్కలే పడుకోవడం కదా!
యాహ్! అవును, అవును. ఒకరు మంచం తీసుకున్నా, మ్యాట్రెస్ తీసుకున్నా, ఫుల్ ఇంకా ఎట్లుంటది, ఎక్సైట్మెంట్, మన ఓన్ రూము, అంటే మనకి ఫుల్లు డెకరేషన్ చేసుకోవాలి, డ్రెస్సింగ్ రెడీ చేసుకోవాలి, కాస్మెటిక్స్, అవును, అలా. అలా చేసుకున్నాను, నైట్ కొంచెం నాకు నిద్ర పట్టలే. భయమేసిందనమాట. ఇంకా కరెంట్ పోయింది ఫస్ట్ డే ఇంకా భయమేసింది.
హ్మ్. ఆ! వాల్స్, సీనరీస్. ఓకే, ఓకే. హ్మ్. <chuckles> మనకు తగ్గట్టే జరుగుతాయి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ నిజంగా. హ్మ్.
అవును, నాకు బాల్కనీ వచ్చిందన్నమాట. కరెంట్ పోయిందని బాల్కనీ ఓపెన్ చేస్తే, ఆహ్, అదొక ఫీలింగ్ ఆ చెట్లు చూస్తూ. <laughs> సో, అలా నడిచింది. ఇంకా నాకు స్మార్ట్ ఫోన్ కూడా లేకుండే అన్నమాట. నాకు మైక్రోమ్యాక్స్ ఆహ్, నార్మల్, ఎఫ్‌ఎమ్ తప్ప, ఇంకేముండవు అందులో. చిన్న కెమెరా ఉంటది.
హ్మ్. హ్మ్. అదేలే, అదేలే. హ్మ్. ఓకే. ఓకే, ఓకే. అప్పట్లో మామూలుగా నిజంగానే ఈ మధ్య కాలంలో ఉన్నాయి కదా! ఒక ఓకే.
అవునండి, ఏదోలా ఇంకా నిద్ర పట్టేసింది. కాస్త అలవాటు అయిపోయింది అది కూడా. ఇంకా ఒకసారేమైందంటే, ఇద్దరు కలిసి వెళ్ళాల్సొచ్చింది. అంటే, ఇ ఆమె ఫస్ట్ ఒక ఆమెళ్ళింది, ఆ! 1 మంత్ కోసము. తరువాత ఈమె కూడా ఫర్ సమ్ రీజన్ ఆమె ఒక 20 డేస్ వెళ్ళాల్సొచ్చింది. <laughs>
హ్మ్. హ్మ్. ఓకే, ఓకే, ఓకే. ఓకే. వాళ్ళ నేటివ్ ప్లేస్‌కి.
యెస్, యెస్, ఇద్దరూ లేరు.
ఓకే. హ్మ్. ఇప్పుడు భయం భయంగా ఉంటది అంత దా ఇంట్లో ఉండాలంటే.
2 రూమ్స్‌లో <chuckles> ఇంకా అంటే పెద్ద హా పెద్ద ఫ్లాటండి ఇంకా, ఇంకా భయమేసి
హ్మ్. ఆ! త్రీ బీహెచ్‌కే అంటే, ఆల్మోస్ట్ ఉంటుంది కదా! హ్మ్.

ఇంగప్పుడు ఆల్రెడీ నాకు సాయంత్రం నుంచే నాకు స్టార్ట్ అయిందన్నమాట. అబ్బా! ఒక అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఎలాగా
అంటే వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరా? కొంతమందేంటంటే ఎవరినైనా తీసుకొచ్చుకోవడం అలా చేస్తూ ఉంటారు గదా! ఒక్కళ్ళే ఉంటే నియర్ బై. ఆ!
అవునవును. అలా ట్రై జేసినాను, కానీ వాళ్ళకి ప్లాన్స్ వాళ్ళకున్నాయి. నా ఫ్రెండ్స్ అసలే చాలా చిల్ అన్నమాట. 2, 3 రోజుల నుంచే ప్లాన్స్ వేసేసుకుంటారు. రేపిక్కడికి, ఎల్లుండక్కడికి అన్నట్టు. చాలా వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు వాళ్ళకి కూడా. నాకు తక్కువ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్‌కి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. బె బయట వేరే వాళ్ళు అయితే <coughs> అందుకని కుదరలేదు. ఇంక ఆరోజు వచ్చినాను. ఆహ్, ఏమో కుకింగ్ కూడా చేసుకోబుద్ధి కాలేదు. ఎందుకంటే ఒక్కదాన్ని ఏం చేసుకోవాలి కిచెన్‌లోకి వెళ్లి. అవునండి. షవర్ జేసుకున్నాను. ఆర్డర్ జేసుకున్నాను. బిర్యానీ ఏదో తినేసినాను. ఇంకా చాలా బోర్ కొడుతుంది. మాట్లాడనీకి ఎవరు లేరు. అసలు ఆ! <chuckles>
అవును. ఓహ్! ఓకే. అదేలెండి. హ్మ్. ఒక్కదాన్నే ఉంటే అసలు మరీ బద్ధకాలుంటాయి నిజంగానే. హ్మ్. హ్మ్. ఓకే. ఇప్పట్లాగా అప్పుడేమో ఫోన్స్ స్క్రోలింగ్స్ లేవు మనకి నిజంగానే. హ్మ్. మరి టీవీ, టీవీ లేకపోతే మూవీస్?
అవును. అదొక పెద్ద డిస్ట్రాక్షన్. ఆ టీవీ ఉండే హాల్లో టీవీ ఉండే. నార్మల్‌గా చానెల్సొస్తాయి గదా! కేబుల్ చానెల్స్ అలా వచ్చేవి. ఎంత సేపని అంటే హాల్లో సోఫాలో కూర్చొని చూడాలి. నేను పడుకోవాలంటే మళ్ళీ బెడ్‌రూమ్‌కే రావాలి.
హ్మ్. అవునవును. ఓకే. బెడ్‌రూమ్‌కే వెళ్ళాలి. అవునవును. ఓకే. మరి ఎలా?
చూసాను వాళ్ళది బిర్యానీ తినేంత సేపు టీవీ చూసుకుంటూనే తిన్నాను. తర్వాతొచ్చేసి పడుకోవడానికి ట్రై జేసినాను. మాములుగా అయితే చీకట్లో పడుకునే అలవాటు నాకు. ఆహ్, ఆ తరువాత నాకు ఎందుకో ఆల్రెడీ నాకు స్టార్ట్ అయింది. ఏదో భయం లాగా. ఇంగ మెల్లగా జీరో బల్బ్, జీరో అహా! బల్బ్ వేసినాను. సడెన్‌గా లైట్ వేస్తే కూడా నిద్ర పట్టదు గదా! జీరో బల్బ్ ఆన్ జేసి పడుకున్నాను. అయినా గూడా నిద్ర రావట్లేదోకలాగా అనిపిస్తుంది. అంటే ఎవ్వరు లేరు. ఆహ్, మళ్ళీ మనకి ఏంటంటే
ఓకే. హ్మ్. <chuckles> ఓకే. లైట్స్ వేసేసారా మెల్లిగా? ఆ! ఓకే, ఓకే. హ్మ్. అవునవును. <giggles> అవునవును. సౌండ్స్ ఏమన్నా వినిపిస్తున్నాయా?
అహా! వినిపించట్లేదు. బట్ ఆ వాక్యూమ్ ఏది లేకపోతే అది చలికాలమన్నమాట. అసలేది లేకపోయినా కూడా హ్మ్ ఒకలాంటి సౌండ్ వస్తుంది. తెలుసా? <chuckles> అవును. దానికన్నా వైట్ నాయిసే బెటర్. అట్లీస్ట్ చిన్నగా ఫాన్ ఉంటే, ఆ ఫాన్ తిరుగుతూ ఉంటే ఏదో ఒక కవర్ అవుతది ఈ వాక్యూమ్ లాంటి సౌండ్‌ని. సో, అలా చిన్నగా ఫానేసుకొని పడుకోవడానికి ట్రై జేసా. అయినా అవ్వలేదు. నేను మొత్తానికి మీరు చెప్పినట్టు లైట్స్, ట్యూబ్ లైట్, యాక్చువల్ ట్యూబ్ లైట్ ఆన్ చేసుకొనె పడుకున్నాను. ఆ 20 డేస్ అలానే పడుకున్నా. ఆ పట్టింది, లేట్‌గా పట్టింది కానీ పట్టింది.
హ్మ్. ఓకే, ఓకే. హ్మ్. ఆద్ ఆహ్, చిన్నిగా అలా వస్తది గదా! అవునవును. హ్మ్. అవును, అవునవును. ఆ! హ్మ్. ఓకే. నిద్ర పట్టిందా అంటే మీకు అంటే ఆహ్, లైక్